ఓహ్! హ్మ్, నిజంగా. అలానే అనిపిస్తుందీ ఆ సమయంలో. మరీ అంటే, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీరెవరి సలహాలైనా తీసుకుంటారా? లేకపోతే ఆహ్, నీకు నువ్వే ఆలోచించుకొని, ఆహ్, ఏ ఏం చేయాలా అని, ఏమన్నా, ఎలాంటి క్రైటీరియాలనైనా పెట్టుకొని వాటికే ప్రాధాన్యం ఇస్తారా?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అంటే ఆ! అంటే, నాకర్థమైందీ. ఆహ్, అంటే, కొన్ని విషయాలు, ఎ, కొన్ని విషయాలు అంటే, జీవితంలో ముఖ్యమైన విషయాలకీ, అన్నిట్లికి మన దగ్గర సమాధానం ఉండదు కదా! అలాంటి సమయంలో, అలాంటి సమయంలో, మనకన్నా కొంచెం పెద్దవాళ్ళు గాని, మనకు బాగా అ, చనువుగా ఉన్న తాతయ్య లాంటి వాళ్ళో, లేపోతే మామయ్య లాంటి వాళ్ళో, లేదా ఏదా మనకీ ఉ ఉ విద్య నేర్పిన గురువులో, వీళ్ళని నేనొదోటి అడిగి, ఏదోక విషయం తెలుసుకునేవాడ్నిమాట. అంటే ఖచ్చితంగా, నాకూ తెలుగు సారంటే బాగిష్టం. ఆయన దెగ్గరికెళ్లి నేనడిగేవాడ్ని. అహా! ఇలా చెయ్యాలి నేను, ఇలా అనుకుంటున్నాను. ఏదైనా నాకు చెప్తారా ఆ! అవునవును. ఇలాంటియన్నీ ఆయన్నడిగితే, ఆయన నాకు చెప్పేవారుమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఉండదుండదు. ఆ! అవును. ఓహ్! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. తోం. ఓహో! <chuckles> అవునా? హ్మ్. ఓహ్! అంటే, ఆహ్, తెలుగు సార్ మీకు ఫేవరెట్ సారన్నమాట. <chuckles> ఆ! హ్మ్. అయితే, ఆయన మీ...
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఆయనే, ఆయనే హ్మ్.
ఆయన మీ నిర్ణయాలు తీసుకొనే పాత్రల్ ఆహ్, తీసుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారన్నమాట. నాకర్థమవుతుంది. <chuckles> ఓకే. హ్మ్. ఆహ్, అన్ హ్మ్.
ఆ! అవును. ఎందుకంటే, ఆయన ప్రతి విషయాన్ని కూడా నాకూ, చెప్పేవారు. అంటే, నేను ఇప్పుడు అంటే, ఏ విషయంలో నేను బావుంటాను, ఏ విషయంలో నేను బాగోను, అంటే, ఏ విషయంలో నేను చురుగ్గా ఉంటాను, ఆహ్, ఏ విషయంలో నేను చురుగ్గా ఉండనో, ఆయనకి బాగా తెలుసుమాట. ఆయనెప్పుడూ నాకు చెప్తుoడేవారు, నువ్విది చేస్తే బావుంటదని, "నువ్వు నీకీదంటే ఇష్టం కాబట్టి ఇందులో వెళ్తే నువ్వు రాణించగలవు". ఇలాంటి సలహాలు ఇచ్చేవారుమాట ఆయన.
హ్మ్. ఓహ్! ఓహ్! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! మరీ ఆహ్, ఇట్లా నీకు అ, నీకూ మీకూ అహ్, మీ వెన్నంటే ఉండి, మీకు సపోర్ట్ చేసే గురువులు చాలా మంది ఉండే ఉంటారు. మరి, అలా తీసుకున్న నిర్ణయాలైనా సరే, ఆహ్, మళ్ళీ, అరె! ఇలా చేస్తే బావుండదు కావచ్చు. హ్మ్, ఈ నిర్ణయాన్ని చేంజ్ చేసుకుందామనీ అలా ఎప్పుడైనా చేసారా? అంటే వెనకడుగు వేసారా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
హ్మ్. హ్మ్. హ్మ్.